అందరిలానే మనం కూడా అదే ఫాలో అయితే ఎందుకు. కొంచెం యూనిక్‌గా చేసుకుందాము అని చెప్పి, మేము మెడికల్‌ది సెలెక్ట్ చేసుకున్నాము.
హుహుహుహుహు.
సెలెక్ట్ చేసుకోవడం మాత్రం టక్కని సెలెక్ట్ చేసుకున్నాము. కానీ, అస్సల ఎలా స్టార్ట్ చేయాలన్న ఐడియా‌నే లేదు. మాకు మది మాకైతే అసలు. సో, అప్పుడు ఏం చేసామంటే, చాట్‌జీపీటీ‌కి మేము ఇలా అడిగాము. మాకు ఇక్కడ ఒక హ్యాకథాననేది ఉంది. కాంపిటీషన్ మేము మెడికల్ అప్లికేషన్ చూజ్ చేసుకున్నాము. అని చెప్పి మా అప్లికేషన్‌కి సంబంధించిన బ్రీఫె ఆహ్, ఏదైతే ఉందో దానికి ఆహ్, డిస్క్రిప్షన్ చాట్‌జీపీటీ‌కి ఇచ్చాము.
<laughs> ఓకే. హుహూహూహు. ఓకే.
చాట్‌జీపీటీ‌ నుంచి, మాకు కొంత ఐడియా అనేది ఉంది. అంటే, మేము ఆ కో కోడింగ్ దాంట్లో ఏదైతే వెబ్, పేజ్ చేయాలో, ఆ పేజ్‌లో ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేయాలి. ఫీచర్స్ యాడ్ చేయాలంటే, ఫ్రంట్ ఎండ్‌కి ఎలాంటి అప్లికేషన్స్ వాడాలి. బ్యాక్ ఎండ్‌కి ఎలాంటి అప్లికేషన్స్ వాడాలి. అని చెప్పి చాట్‌జీపీటీ‌ కొన్ని వర్డ్స్ అనేది ఇచ్చినవి ఫస్ట్ టైమ్ వింటున్నాం మేము.
హ్మ్. హుహుహుహు. ఓకే. సూపర్, సూపర్. అసలు చాట్‌జీపీటీ‌ని మాములుగా వాడలేదు గదా మీరు.
నిజంగా. అంటే అసలు మంచి విధంగా వాడుకోవడం మంచిదే అండి. కొంతమంది ఉంటారు. ఎలా అంటే, అసలు చేయకూడనివన్నీ చేస్తారు.
<laughs> అవును. తప్పులేదు. తప్పు లేదు. అవును. మంచి, మంచి హ్మ్. మంచివి ఇగో మంచికి వాడుకోవడంలో అస్సలు తప్పు లేదండి. అది స్టడీ పర్పస్సు మంచి టు మేక్ లైఫ్ సింపుల్ అంటారు కదా! సో, హ్యూమన్ ఎఫర్ట్‌ని రెడ్యూస్ చేయడానికే మన మనుషుల బ్రెయిన్‌ని కొంచెం ఆహ్, ఏమంటారు అంత వేడి కాకుండా కొంచెం హీట్ అవ్వకుండా తగ్గించుకోవడానికి స్ట్రెస్ చేయకుండా అది చూసుకున్నాం. మంచికి వాడడం చాలా తప్పు తప్పు లేదు అసలు.
హ్మ్. ఇంకానా. హ్మ్. అవును. అవును. స్ట్రెస్ చేయనీయకుండా హ్మ్. చాట్‌జీపీటీ‌ వాడతాం. హ్మ్. ఎలా అంటే, ఇప్పుడు మీరంటే నాకు గుర్తొచ్చింది. చాలామంది ఎలా ఉంది కదలే అన్నట్టుగా, ఏదో చాట్‌జీపీటీ‌ని యూస్ చేసుకొని వేరే వేవేమో చేస్తున్నారు. చూస్తున్నాం గదా! రీసెంట్ చాలా న్యూసొస్తున్నాయి. చాట్‌జీపీటీ‌ని సరైన వేలో యూస్ చేసుకుంటే, బెస్ట్ అండ్ బెటెస్ట్ అని చెప్పొచ్చు నేనైతే.
హుహు. అవును. అవును. హూహూహు. ఓకే. అవును. అయితే మీరు మరి, ఈ సలహా కోరుతున్నప్పుడు అసలు మీ ముఖ్య లక్ష్యం ఏమిటండి. అంటే, మామూలుగా ఏదైనా కెరియరా ఆహ్, గురించా? లేదంటే, ఏదన్నా ప్రాజెక్ట్ గురించా? లేదంటే, ఏదైనా స్కిల్ మీద, మీరు అప్‌స్కిల్లింగ్ చేసుకోవడానికి లేదంటే స్కిల్ ఆహ్, పెంచుకోవడానికి ఇలాంటివి ఏవైనా ముఖ్యంగా దాంట్లో ఉన్నాయా? లేకపోతే, దేని గురించి అసలు మీరు? ఖచ్చితంగా హుహు.
హ్మ్. హ్మ్. అవును. ఇదేంటంటే హ్మ్. దీని నుంచి మాకు సర్టిఫికేటొస్తుంది అని చెప్పారనమాట. ఇప్పుడు మా బస్సులో ఆహ్, నేను కాలేజ్ బస్సనమాట. సో, కాలేజ్ బస్సులో ఇలా సీనియర్స్ నా పక్కన ఒకరోజు కూర్చున్నప్పుడు అక్క చెప్పింది. "నేను ఆహ్, ఫోర్త్ ఇయర్‌కి వెళ్తున్నాను ఇంకా, 2 మంత్స్‌లో ఈ సెమ్ ఎగ్జామ్స్ అయిపోతే. కానీ, నా లింక్డ్ఇన్ ఎలాంటి సర్టిఫికేట్సనేవి లేవు. నేను ఎలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయలేదు. సో, కొన్ని సర్టిఫికేట్సనేవి ఉంటే, ప్లేస్మెంట్స్‌కొచ్చేటప్పుడు నాకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశాను," అని చెప్పి చెప్పింది నాకు. నాకు అప్పుడు స్ట్రైకైందనమాట. ఓకే, ఆపర్చునిటీ ఉంది. చేసుకోవాలి యుటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీని. అన్న లక్ష్యంతో నేను వెళ్ళానన్నమాట. టీమ్ మా టీమ్‌కి కూడా చెప్పాను నేను ఇదే. హ్మ్. ఇంకా అక్కడ చాట్‌జీపీటీ‌ నుంచి మేము ఏదైతే కొంచెం ఆహ్, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామో, మేము ఇంకా మా సార్ దగ్గరికి వెళ్ళాం క్లాస్ టీచర్.
ఓకే. హుహుహుహు. ఓకే. హూహూహు. ఓకే. హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. ఓహో! సూపర్, సూపర్. ఆహాహా! హుహుహు.